అంతేనండి.
ఇప్పుడు చిన్ చిన్న పిల్లలంటే అర్థవుందండి. ఇప్పుడు పెద్ద ఇప్పుడు 14, 15 ఏళ్ళ పిల్లలు ఫ్యాన్స్ ఇలాగ ఇలా చేసి ఇలాంటి చిన్న యాస్ చిన్న విషయాలు చేశారంటే అర్థవుందండి.
అవును.
పాతికేళ్ళొచ్చాక <chuckles> కూడా 27 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చినా కూడా కొంతమందేంటంటే, ఇలాంటియే చేస్తున్నారండి. సెలబ్రిటీ ఫాన్స్ వార్స్ గాని, లేదంటే ఫ్యాన్ ఏదన్నా ట్రెండ్ చేస్తే కొత్తగా చేయడం గాని ఇలాంటియే అండి మొత్తం అన్నీ. మీరు చూసే ఉంటారు చాలా వరకు ఫేమసయ్యారు ఇలాగొ కొంతమంది కూడా. పబ్లిక్‌లో కొంతమంది.
అవును. అవును. నిజమండి. అయితే, ఇప్పుడు కొంతమంది మనకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉండొచ్చు. మనకేదైనా ఒక విషయం తప్పనిపిచ్చోచ్చు. కానీ అది మన హీరో గాని, మన ఫేవరెట్టు పర్సన్ కాని, అది కరెక్ట్ అని చెప్తే, మన ఒపీనియన్ మారిపోతుందిప్పుడు చాలా మందిది. వాళ్ళకెంత తప్పనిపించినా, సరే మా హీరో కరెక్ట్ అన్నాడంటే అది కరెక్టే. మా లీడర్ కరెక్ట్ అన్నాడంటే అది కరెక్టే. అన్నట్టెళ్ళిపోతారు. అంటే తన తమ ఓన్ థాట్స్‌ని అణిచేసుకుంటున్నారనిపిచ్చిందా మీకెప్పుడైనా?
చిన్న కే హ్మ్. అవును. అవునండి. నిజమే. అవునండి. అదే కదా! గుడ్ ఆ! అనిపిచ్చిందండి. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్‌లో గాని, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, ముందు గాని ఇలాంటియి జరుగుతూ ఉంటాయి కదండీ. అలాంటి టైంలో ఈళ్ళు ఏంటి ఏంటంటే, ఇది ముందే వాళ్ళక్కడ ఏదో చెప్తూ ఉంటారండి కొద్దిగా లేదంటే లైఫ్ గురించి గానీ, ఇయి గానీ కొద్దిగా మంచిగా చె మంచిగా చెప్తూ ఉంటారు. వీళ్ళేంటంటే కొద్దిగ దాన్ని పాజిటివ్‌గా తీసుకోకుండా, నెగెటివ్‌గా స్పెడ్ చేసి, లేదంటే వేరేగా మాట్లాడి దాని గురించి ఇలాగన్నాడని ఇప్పుడు లేదంటే అక్కడిదాకా మాట్లాడేసి ఇలా చేస్తూ ఉంటారండి. ఇంకంతే ఇంకా వాళ్ళని మార్చలేమండి చెప్పాలంటే. ఒక విధంగా చెప్పాలంటే. ఇంకెప్పటికీ ఇంతే అండి. ఇంకా మనం చూపీనా చూసేసరికొస్తే ఆ! చెప్పండి.
అవునండి. అవును. ఓకే. అవును. ఓకే. అయితే కొంతమంది సెలబ్రిటీలేంటంటే, చాలా టాక్సిక్‌గా బిహేవ్ చేస్తారు ఫాన్స్‌తో. ఆహ్, వాళ్ళని
ఆ! అవునండి. ఈ మధ్యన ఇదొకటైపోయిందండి. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోవడం వల్ల, లేదంటే చెప్పాలంటే మీరుగా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, అది ఎవరి వల్ల హిట్ అయింది అని చెప్పాలంటే, మన వల్లే జనాల వల్ల పబ్లిక్ వల్లే కదండీ!
అవును. జనాల వల్ల హిట్ అయింది. అయినా సరే, జనాలని పట్టిచ్చుకోకుండా చాలా టాక్సిక్‌గా అతే ఆళ్ళేమైపోతే నాకేంటిలే అన్నట్టుంటారు. అలా ఉన్నాదే హీరోలనేది కాదు
ఆ! అవునండి. నిజమేనండి. కొంతమందున్నారు పేర్లు మాటాడకూడదు గాని, కొంతమందున్నారులెండి అలా నిజంగానే ఈ మధ్య
అవును. అయితే అలాంటివి ఈ మద్యన ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తదంటారు?
అంటే ఫోటో దిగడానికొస్తే ఫ్యాన్స్‌ని తో ఆ! ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడేముందండి. ఇప్పుడు సేమ్ అదే అండి ఇప్పుడు ఫ్యాన్ వార్ ఇప్పుడు. అప్పుడు ఆ ఫ్యానెళ్లి వాళ్ళ హీరో దగ్గర ఫోటో దిగడానికొస్తే, ఆ హీరో ఏమో కొద్దిగా తోసేయడం అలాంటియి, ఇలాంటియి పట్టిచ్చుకోపోవడం చేస్తూ ఉంటాడు. వెంటనే అపోజిట్ ఫ్యాన్ ఏం చేస్తాడు? వేరే హీరో ఫ్యాను, ఇలా హీరో ఇలా చేసాడో, ఇలా మంచోడు కాదు ఇలాగని నెగిటివ్‌గా స్ప్రెడ్ చేయడం. లేదంటే, మొత్తం నెగటివిటీ మొత్తం స్ప్రెడ్ చేసి, అలాగా కొద్దిగా లేదంటే వ్యూస్ పెంచుకోవడం అలా చేయడం అంటే ఇలా చేస్తూ ఉంటాడండి. దానివల్లేంటంటే, వచ్చేదేముండదండి అప్పుడు హీరో కొద్దిగా బ్యాడ్ నేమ్ తప్ప, నెగిటివిటీ తప్ప హీరోకి లేదంటే తర్వాత ఇంకేముండదండి. ఫ్యాన్స్‌కి ఎంత చెప్పినా ఇంతే మారరండి ఇంకా. ఏదో సినిమా అనేది కొద్దిగా తీసుకొలి గాని
అవును. అవును. అంతేనం హ్మ్. చాలా చక్కగా చెప్పారండి. సెలబ్రిటీ సంస్కృతిపై మన తెలుగు యువతకి ఎంత ఇంపాక్ట్ పడుతుందనేది. మనం మళ్ళీ కలిసి మాట్లాడదాం. ధన్యవాదాలండి.
ఆ! అండి.